అసలు ఇలా అవసరం లేని నోటిఫికేషన్‌లని కొంచెం నియంత్రిచ్చొచ్చు అంటే, దానికేదన్నా ఒక ఉపాయం లాంటివేమన్నా ఉన్నాయా అండి?
అంటే, ఉన్నాయండి. ఇప్పట్లో, అనవసరమైనా నోటిఫికేషన్స్ అనీ, అనవసరమైనటువంటి మెసేజులు గానీ, ఒస్తూ ఉంటాయి. అవి మనం ఎంతలా ఎలాగంటే, వాటి వల్ల మనం అందులో ఏమొస్తందంటే, మీరు ఇదీ ఈ పనులు చెయ్యడం వల్ల, లాగినవ్వడం వల్ల, మీకు ఇంత డబ్బులొస్తాయని, ఇలా అలా అని చెప్పేసి, మీ ఎకౌంట్‌లోనే డైరెక్ట్‌గా పడిపోతాయని చెప్పేసి, చాలా నోటిఫికేషన్సొచ్చాయండి. అలా రావడం వల్ల ఏంటంటే, మనకీ ఆసక్తొచ్చేస్తదనమాట వాటి మీద. ఏంటంటే, వాబోయ్! ఇంత డబ్బులొచ్చేస్తాయంటాన అన్న థాట్ రాగానే, మనవేంటంటే క్లిక్ చేసేసి, మనమేమో లాగినయిపోతూ ఉంటామనమాట. అలాంటి టైంలో ఏంటంటే అది, మనకెటు
అవునండి. <giggles> అవునండి. అదే. అవును. అంటే దానిలో ఏంటంటే, చాలా స్కాములు అలాంటియి కూడా జరుగుతూ ఉంటాయి, కానీ మనకు కొంచెం ఆ ఆశ మీదా క్లిక్ చేసేస్తూ ఉంటాము.
ఇన్నర్ స్కాములు. ఆ! ఇంక క్లిక్ చేసేస్తూంటాం. అలాంటప్పుడు ఏంటంటే, అయ్యో! ఆడో ఆ తర్వాత మనలో యాహ్, మన ఎకౌంట్‌లో మనకి తెలీకుండానే, వాళ్ళెకౌంట్‌లోకి డబ్బులెళ్ళిపోడం, ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత మనం రిలాజవుతామనమాట. అయ్యా! ఇది నా అది ఫేక్ న్యూసా, నేననుకోకుండా ఇలాగయిపోయానా, ఇలా చేసేసానా, ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఏమంటరో నన్ను, తిడతారా, కొడతారా, అనే భయంతోటుంటామండి. <giggles> అవునవునండి. అవునండి. అలా, అలా అనుకుంటూ ఉంటావనమాట. ఆ తర్వాతా ఏంటంటే, ఇంకా <smacks lips> అలాంటీ విషయాలు మనం అనుకున్నప్పుడూ ఆ నోటిఫికేషన్స్ ఒచ్చి రావటాన్ని మనం ఎలా నియంత్రించాలంటే, అదీ ఎ <smacks lips> ఆహ్, ఇప్పుడూ దానికి మనం ఏంటంటే, ఫీడ్‌బ్యాక్ పంపిచ్చెయ్యాలండి .అంటే, దానికీ రద్దు నోటిఫికేషన్సనేది మనం ఎ దేనికైనా సరే మనకి నోటిఫికేషనొచ్చిందంటే, దాన్ని బ్లాక్ చేసేలాగా ఉండాలి. అలా మనం బ్లాక్ చేసేసి, దాన్నింక మనం పట్టిచ్చుకోకూడదనమాట. అలాగే కొంతమంది ఏంటంటే, సేరింగ్ నోటిఫికేషన్స్ చాలా వస్తా ఉంటాయండి. ఇది 10 మందికి షేర్ చెయ్యండి, 10 మందికి షేర్ చేస్తే, మీకు మంచి జరుగుతుంది, ఇంకో 10 నిమిషాల్లో మీరొక మంచి మాట వింటారు అనేసి, ఇలాంటియి చాలా వస్తూ ఉంటాయనమాట. ఆ! మరి <giggles>
అవును. అవునండి. అవును. <chuckles> అవును. రియలైజయినా ఏం ఉపయోగం! ఆల్రెడీ డబ్బులు పోయినియి గాబట్టీ ఇక <chuckles> అదే. ఆ! చెప్పండి. ఓకే. ఓకే. అత్తేనండి. <giggles> అవును. అంటే, ఈ ఫోటోకి కొద్దిగా ఒక 10 మందినికీ షేర్ చెయ్యంగాలనే, ఈ లక్ష్మీదేవి ఒచ్చేసరికీ, మీ ఇంటి తలుపు కొడతారు అని జెప్పేసి కూడా జెప్తూ ఉంటారు గదా!
అవునవును. కచ్చితంగా అవునండి, ఇలాంటియి చాలా చూశానండి నోటిఫికేషన్స్. వీటిని నియంత్రించడం ఎలాగా అనేసీ యూట్యూబ్‌లో కూడా చూసేవోడిని, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకునేవోడిని. అంటే, ఆ సెట్టింగ్స్‌లోకెళ్ళీ, సమ్ నోటిఫికేషన్స్ అన్‌నోన్ ఆ! ఆ! అన్‌నోన్ అన్‌నోన్ సెడ్డ, అన్‌నోన్ మెసేజెస్ ఆఫ్ చేసేసుకునేవోడిననమాట ఇంక. ఆ యొ ఆ తర్వాత నుంచీ ఇంకా నేను ఎ ఇవ్ జాగ్రత్త పడడం మొదలెట్టాననమాట. బాబోయ్! ఇలాంటియికెప్పుడన్నా ఒచ్చినప్పుడు, ఇంకా అదే జెన్యూన్‌గా కొన్ని వస్తుంటయి. అలాంటివి గూడా నమ్మేవోడిని గాదనమాట నేను. <giggles> ఆ తర్వాత వాటి వల్ల గూడా నేను ఇంపాక్టయ్యేవోడిననమాట. ఎందుకురా నువ్విదే మ అంటే
అదే. అంటే, సెట్టింగ్స్‌లోకెళ్ళే ఆఫ్ చేసుకునేవాళ్ళా మీరు? ఆ! ఓకే. ఓకే. అదేనండి. <giggles> అదే. అంటే, ఇప్పుడూ ఈ నోటిఫికేషన్‌లో ఆఫ్ చేసుకోడవనేదీ యూట్యూబ్‌లో చూశానన్నారు కదా!